చాలామంది ఏంటంటే, ముఖ్యంగా అందరూ అనుకోవచ్చండి చాలామంది అనడం కన్నా. చిన్నప్పటి నుంచి ఒకలా ఉంటారు. అంటే, మారుతున్న సమాజం కొంది మళ్ళ ఈ సోషల్ మీడియా ప్రభావం చెప్పొచ్చు, మరి ఇంకేదైనా అంటే ఆహ్, విద్య రీత్యా, లేపోతే వృత్తిరీత్యా ఇట్లా స్టైల్ అనేది మారుస్తూ ఉంటారు. అలా మీరు మీ చిన్నప్పటి నుంచి ఉన్న స్టైల్‌ని ఏమన్నా మారిందా? ఇప్పుడు ప్రెజెంట్ మీరు జాబ్ చేసేదాకా అది ఎలానో చెప్పగలరా?
అవును. అవునండి. ఖచ్చితంగా అండి. అంటే ఆహ్, మనము స్టైల్ మారడము, స్టైల్ మారడం అంటే, స్టైల్ ఊరికే ఆహ్, స్టైల్ అంటే ఓన్లీ డ్రెస్‌లే కాదండి అసలదేది. అంటే, స్టైల్ ఆ! అదే, అదే మన ఆలోచన కూడా వస్తుందందులో. మన ప్రవర్తనలు కూడా ఉన్నాయి. మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ఉంటాయి. మన జీవన శైలి కూడా, మొత్తం మన రూపం అనేది తెలుస్తుందండి. ఆ డ్రెసింగ్ స్టైల్‌ని బట్టి. ఎవ్వరైనా సరే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ అన్నట్టు. అపియరెన్స్ గుడుంటేనే, అపోజిట్ పర్సన్సొచ్చి మన దగ్గర మాట్లాడతారు అంటారు చూడండి. అది ఆ! అది అది మెయింటైన్ చేయాలండి మనకి చాలా ఇస్ ఆహ్, ఇంపార్టెంట్ కూడా అని నె నేను అనుకుంటానండి. అంటే స్టైలు
హ్మ్. హ్మ్. కాదు. కాదు. మన వ్యక్తిత్వం అన్నీ వస్తాయి కదా! హ్మ్. హ్మ్. అవును. అవునండి. నిజంగా. నిజంగా అండి, మీరు చెప్పింది. ఇందాక అన్నారు చూసారా, మనం వేసుకునే డ్రెస్ బట్టి కూడా మనం ఎలాంటి వ్యక్తిక్‌లో వ్యక్తిత్వం ఉంటదో అని ఈజీగా చెప్పేస్తారు. ఆ సైకాలజీ సే ప్రభావం అందరికి ఉంటుందేమో కొంచెం కొంచెంగా గాని. నిజంగా.
అవును. అవును. అవునుండి. అదే. అదే. అంటే అండి ఆహ్, అంటే మీరు మీరు అన్నట్టు, చెప్పేయడం అది అన్నారు కరెక్టే గాని మనకు, ఒకర్తి రెండు సార్లు మా మాట్లాడిన తరువాత ఆ మనిషితో, వాళ్ళు ఏ డ్రెస్ ఏసుకున్న, మనకి ఈ మనిషి మంచోడు మంచిగా మాట్లాడతాడు అని తెలుస్తది కాని, ఎవరో అన్‌నోన్ పర్సన్‌కి తెలవనప్పుడు ఫస్ట్ అయితే, డ్రెసింగ్ స్టైల్ ఇంపార్టెంట్ కదండి అదైతే. ఆ! అంటే స్టార్టింగ్ అంటే, ఫస్ట్, ఫస్ట్ ఒక హాయి బై చెప్పడంలో నైనా అది, అది చెప్తున్నా నేను. తరువాత తరువాత తెలిసినప్పుడు మన డ్రెస్ నార్మల్‌గున్న మనం అంటే వాళ్ళకి తెలుస్తది. ఆహ్, కాబట్టి ఆటోమేటిక్‌గా అది అర్థమైపోతుంది.
అవును. అవును. ఇద్ ఆ! అవునండి. నిజంగానే. హ్మ్. అవునవును. నిజంగానే. ఇప్పుడు మీరన్నట్టు అవును. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మ మాట్లాడలేరు. అంటే ఆహ్, ఇంట్రోవర్ట్స్ అంటారు చూసారా? వాళ్ళు చూసి కొంతమంది ఏమనుకుంటారు పొగరు వీళ్ళకి అనుకుంటారు. <chuckles> కానీ పాపం వాళ్ళ తత్వం ఏంటి కలవలేని తత్వం.
అవును. ఆ! అది. వె అవునవును. అవునండి. అంటే మనము చిన్నప్పుడు అమ్మ ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసేస్తది అండి మనకి. మనము అంత పట్టించుకోము అప్పట్లో. అదే మనకి మన స్టైల్ అని కూడా, తెలవదు మనకి ఆ డ్రెస్‌కు. హ్మ్, ఇప్పుడు మనం మన జనరేషన్‌లో ఉన్నప్పుడు ఆహ్, ఫిఫ్త్ సిక్స్‌త్‌కి వచ్చేటప్పటికి కూడా మనకు అప్ టూ 10థ్ వరకు కూడా అమ్మ కొనిపించినవే మనం వేసుకునే వాళ్ళం డ్రెసెస్. అమ్మ-నాన్నని ఇప్పుడు పిల్లలు చూడండండి ఫిఫ్త్‌కి, జస్ట్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ బాబే, "నాకు అదే కావాలి, నాకు అదే కావాలి ఇదే కావాలి" అని అడుగుతుంటారు. షాప్‌లో వెళ్ళాక కూడా. ఆ! ఎక్కడైనా ఇది సోషల్ మీడియా ఆ! సోషల్ మీడియాలో చూసినప్పుడు కూడా, "డ్రెస్ నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది డాడీ నాకు ఈ డ్రెస్ కొనిపిస్తావా లేదా, నాకు ఇదే డ్రెస్ కావాలి" అని కూడా అంటుంటారండి పిల్లలు అంటే. ఇప్పుడు జనరేషన్‌కి అప్పుడు జనరేషన్‌కి బట్టలు చేంజింగ్ అనేది చాలా, చాలా చేంజ్ అయిందండి. ఆహ్, ఆ! నేనైతే చిన్నప్పుడు ఏది పడితే, అవి వేసుకునేదాన్ని అండి తెలవక అంటే <chuckles>
హ్మ్. హ్మ్. అవును. నిజంగా. హ్మ్. అవునండి. నిజంగా. అవునవును. నిజంగా. హ్మ్. మారం చేయడం. అవును. అవునండి. చేంజ్ అయింది అంటారు. <chuckles> అంటే నిజంగా మీరు అన్నట్టు, అప్పట్లో నిజంగా అంత అవగాహన ఉండదు. అమ్మాయి ఇచ్చిన అమ్మ మంచిగా ఇస్తది ఎట్లైనా <chuckles> అమ్మ ఇచ్చింది కదా! వేసుకున్నామా, వెళ్ళామా అనే ఉద్దేశంలోనే ఉండేవాళ్ళు. హ్మ్.
<chuckles> అదే <chuckles> ఆ! నిజంగా అది ఇంకోటండి. నేనైతే థర్డ్‌కి, సెకండ్, ఫోర్‌త్‌కి కుర్తా సెట్ వేసేదాన్ని. అప్పట్ల కుర్తా మనకి చున్నీలు డ్రెస్ అంటే చాలా ఇష్టం. అంటే మిడ్డీలు అవి గూడా ఉంటుండే. మిడ్డీలు ఫ్రాక్స్ అవి కూడా ఉంటుండే. కానీ ఈ కుర్తావి కూడా, నేను చున్నీలు కావాలి, చున్నీలు కావాలి అనే దాన్నంట ఊరికే కొనేదంట మా అమ్మ. <giggles>
<chuckles> అవునా? మాములుగా అయితే. ఈ సెవెంత్ ఎయిథ్. హ్మ్. కాదు. చిన్నప్పుడేమో చున్నీలు గావాలి, చున్నీలు గావాలి అనే వాళ్ళు. పెద్దయ్యాకేమో నాకు జీన్స్ గావాలి, జీన్స్ గావాలి. హ్మ్.
ఆ! పెద్ద <laughs> ఆ! చున్నిలొద్దు చున్నీ అదే మనం ఏ ఏజ్‌లో ఏది వేసుకోవాలి అనేది కూడా మర్చిపోతున్నాం అండి. అసలు. అది దానికి మరి అదే ఒక డ్రెస్‌లలో కూడా మనకి మన సంస్కారం, మన ఆచారం కనిపిస్తుందండి. కొంతమందిని చూడంగానే, "ఇంత చక్కగా ఉంది. అమ్మాయి అసలు ఇంత మంచిగా వేసుకుంది" అంటారండి. కొన్నిసార్లు జీన్స్ సింగిల్ పీస్‌లు వేసుకుంటే, "దానికి బట్టలు లేవా? సగం సగం వేసుకుంటది ఎప్పుడు" అంటారండి. <chuckles> మనగ్ మన మనయ్
నిజంగా అండి. నిజంగా. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. <chuckles> కానీ ఇక్కడ చూసే ఇది కూడా మార్చుకోవాలెండి. అంటే మనకు అలవాటు లేదని అందరికి అలవాటు ఉండదు అనుకోకూడదు గాని.
నిజంగా. అందరిని అనడం తప్పండి. అదే <chuckles> అదే అవును..
ఆ! కానీ నిజంగా మనమే యాక్సెప్ట్ చేయలేము ఫస్ట్ <chuckles> వేసుకోవడానికి. హ్మ్.
<giggles> ఆ! పని చేసుకోవాలండి. అది బట్టలు బట్టలలో ఏముంటుందండి వ్యక్తిత్వం అది ఇది అనిపిస్తది నాకు నాకైతే. మనిషిలో ఉంటుంది కానీ బట్టలలో ఏమి ఉండదు. జడ్జింగ్ చేయొద్దండి బట్టలు ఇష్టం ఫ్రీడమ్ అది బట్టలు ఏదేసుకున్నా అదుండాలి గనం హ్మ్. హ్మ్.
హ్మ్. ఓకే. అవును. వ వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళు వేసుకునే బట్టల్లో గూడా వాళ్ళ ఒపీనియన్ ఉండకూడదు అంటే ఎట్లా చెప్పండి.
అదే అదే అండి. ఆ మనం సర్టెన్ ఏజ్
హ్మ్. మరి మీరు ఎలా? హ్మ్. మీరు మరి స్కూలింగ్‌లో ఎట్లా అంటే ఒట్టి బట్టలని కాదు, మామూలుగా ఎలా ఉండేవాళ్ళు? ఏంటి కుటుంబం అంటే ఆ రిలేషన్స్ అంటే ఎలా పెద్దయ్యాక ఏమైనా మార్పులు చూసారా మీలో మీరే?
ఆ! హ్మ్. ఖచ్చితంగా! ఖచ్చితంగా! అండి. నేను స్కూల్ డ్రె డేస్‌లో నాకు స్కర్ట్ షర్ట్ ఉండేవి. స్కూల్‌లో యూనిఫార్మ్ సండేస్ అయితే ఆహ్, అవును. <chuckles> స్కర్ట్, షర్ట్, ఇన్ షర్ట్, షూస్ అవే ఉంటాయి కదండీ! కట్ ఆ! అవి వేసేవాళ్ళం అండి. అంటే నాది గర్ల్స్ ఓన్లీ గర్ల్స్ క్యాంపస్ నాది రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి మేము స్కర్ట్ వేసేవాళ్ళం. స్కర్ట్ షర్ట్ స్కర్ట్ కొంచెం చిన్నగా ఉంటే ఓన్లీ గర్ల్సే కదా! పర్లేదు అన్నట్టు యేస్తామండి మేము. మా స్కూల్లో మా టీచర్స్ కూడా ఏమి అపోజ్ చేయరు. కానీ బయట డేస్ వాళ్ళని చూస్తూ ఉంటామండి. కొంచెం టౌన్స్‌లో చదివి డేస్ వాళ్ళని ఊర్లలో చదివితే, వాళ్ళు చున్ని దార వేసుకొని, చున్నీలు వేసుకుంటారండి. ముందు సెవెంత్, ఎయిథ్‌కే చున్నీలు వేసుకుంటారు అమ్మాయిలు కొంచెం పెద్దగా అవుతున్నప్పుడే.
హ్మ్. <chuckles> భలే! రైమింగ్ ఉంది స్కర్ట్ షర్ట్. హ్మ్. <chuckles> అవునవును. ఓకే. హ్మ్. అవునవును. ఓకే. హ్మ్. అవును. అవును. అవును సిక్స్త్ నుంచే స్టార్ట్ అయిపోతదండి. అప్పుడు ఇప్పుడు, ఇప్పుడు మళ్ళీ చున్నీలు లేవు. ఇప్పుడు మళ్ళీ ప్యాంట్ షర్ట్స్ వచ్చేసినాయి. ఆ! కోట్ బ్లేజర్ టైప్ హ్మ్.
అదే అదే చున్నీలు వేపిస్తారు వాళ్ళకి. ఆ! అవే <chuckles> కోట్, కోట్ టైప్. కోట్ టైప్, ప్యాంట్ షర్ట్ టైప్ బ్లేజర్ టైప్ అలాంటివి వచ్చేస్తున్నాయి. ఆహ్ అంటే అప్పుడు మా స్కూల్లో ఏంటిదంటే ఓన్లీ గర్ల్స్ స్కూలే కదా! అందరూ గర్ల్సే కదా! అన్నట్టు చాలా చిన్న, చిన్న స్కర్ట్‌లుండేవండి నావైతే. మా అమ్మ అయితే ఇంక నేను హాస్టల్‌లో ఉండేదాన్ని కదా! ఉతుక్కోలేదని ఇక చిన్నవి కొనేది. <laughs>
హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్! స్కూల్‌లోనే హాస్టలా?
ఆ! స్కూలు, హాస్టల్ మొత్తం ఒకటే దగ్గర ఉంటుండే నాది. ఫిఫ్త్ టూ సె టెంత్ వరకు. సో, అక్కడ చిన్న చిన్న, మిడ్డీలు గూడా నాకు సండేస్ వేసుకోవడానికి హాలిడేస్‌కి వేసుకోవడానికి అన్నీ చిన్న, చిన్న మిడ్డీలే కొనేదండి మా అమ్మ అయితే. షార్ట్స్, మిడ్డీలు. <giggles>
ఓకె. ఓకె. ఓకె. <giggles> అదేంటి కాదు పెద్దవాళ్ళు ఆహ్, 4 సంవత్సరాలు రావాలన్నట్టు ఇంత లూజ్ లూజ్‌యి పెద్ద పెద్దవి కొనేవాళ్ళు కదా. హ్మ్.
అవునవును. కానీ మా అమ్మ నేను ఉత్తుక్కోలేను చిన్న పిల్ల గదా! ఉతుక్కోలేదు పెద్ద పెద్ద డ్రెస్‌లైతే అన్నట్టు ఆ విధంగా ఆలోచించి చిన్నవి కొనేదండి. <chuckles> ఆ! ఆ! ఆ! చిన్న చిన్నగా కొనే అవి
ఓకె, ఓకె. చిన్నవి గొ‌నేవాళ్ళు <giggles> ఓకె. హ్మ్. అమ్మ అప్పుడే ట్రెండ్ ఫాలో అయ్యారు అయితే.
<laughs> ఆ! అప్పుడే ఏసేది అవునండి. అవి గేమ్స్‌వి ఇవి డ్రెస్‌లు గూడా ఉండేటివి అండి. అవి గూడా చిన్న, చిన్నవే ఉంటుండే. అన్ని షార్ట్స్, టీ ష‌ర్ట్సే ఉంటుండే అవి గూడా తొందరగా ఉత్తుక్కోవచ్చు. సింపుల్‌గా ఉత్తుక్కోడానికి, తొందరగా మురికిపోయేటట్టు క్లాత్ చూస్తుండే మా అమ్మ అయితే. <chuckles> ఆ! <giggles> తరువాత కాలేజ్ డేస్‌కి ఒచ్చాకనండి. కాలేజ్‌లో గూడా కొన్ని కాలేజ్‌లో యూనిఫార్మ్ ఉంటుంది. 10+2 తర్వాత. కొన్ని కాలేజ్‌లో యూనిఫార్మ్ ఉండదు నార్మల్ డ్రెస్‌లు ఉంటాయి. అప్పుడు ఆహ్, నార్మల్ ఆహ్, అంటే ప్రొఫెషనల్‌గా ఏయడం కాకుండా కొంచెం ఫార్మల్‌గా ఆహ్, అంటే టాప్స్ ఏసుకుంటాం గదండీ! టాప్స్, లెగ్గింగ్స్ కొంచెం జీన్స్ టైప్‌వి అలాంటివి కింద గూడా కొంచెం పెయిర్ చేయడం అలాంటివి, అలాంటివి ఉండేయండి. ఇంక బీ‌టెక్ కాలేజ్‌కి వచ్చాక అయితే మొత్తం మారిపోయింది నా డ్రెసింగ్ స్టైల్ అయితే ఇంకోటి అండి
హ్మ్. ఓకె. ఓకె, ఓకె. అదేలే పాపం మీకు ఈసీ అవుతుంది గదా! హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవును. హ్మ్. ఓకె, ఓకె. అంటే ఏ విధంగా మారిపోయింది? నాకు రెక్కలు వచ్చాయి ఎదో అనుకున్నారు అచ్చీ
మనము <giggles> ఆ! ఆ! అంటె అండి. మనమూ మనము ఉండే ప్లేసెస్‌ని బట్టి గూడా, ఆ విధంగా ఉంటేనే మనతో మనుషులు మాట్లాడతారు అనిపిస్తదండి నాకు. అంటే డ్రెసింగ్ విషయంలో కూడా. మరి ఆ! అలో అంటే ఆ! అవునండి. ఉంటారు ఖచ్చితంగా! ఉంటారు. అదే 'ఓ బేబీ' మూవీలో చూపిస్తారు. కానీ మరి అంత మారాల్సిన అవసరం లేదు‌లేండి. <chuckles> అంత ఉండదు లెండి. ఆ మూవీ‌లో‌ లాగా. అంటే హ్మ్. అంటే కొంచెం, కొంచెం ఫ్రెండ్స్ అందరు
ఓకె. నిజంగా ఉంటారండి అట్లా అదేదో మూవీ‌లో చూపిస్తారు అట్లా. ఆ! <giggles> ఓకె. ఫ్యూచర్‌లో అట్ల కూడా అవుతదేమో అండి. మనకేం తెలుసు చెప్పండి.
<laughs> అవ్వచ్చు, అవ్వచ్చు. అవ్వక ఖచ్చితంగా అవ్వచ్చండి. ఇప్పుడు డ్రెసింగ్ విషయంలో క కాలేజ్‌లో గూడా ఇంక ఈ ఫ్యాషన్ డ్రెస్‌లు నార్మల్ అయిపోతున్నాయి అండి. ఫార్మల్ అని ఏమి ఉండట్లేదు.
హ్మ్. హ్మ్. మీరు గమనించినట్టై‌తే కాలేజ్‌లో అట్లా మనకి అట్లా అలవాటు దా అది. రూల్ ఉండేది కదా! ఇలాంటివి వేసుకోకూడదు. ఓన్లీ ఇవే వేసుకోవాలని.
ఆ! అవునవును. ఏసు కొన్ని కాలేజెస్‌ లోనే ఉంటాయండి. కొన్ని కాలేజెస్‌లో జీన్స్ అలో ఉండదు గర్ల్స్‌కి, బాయ్స్‌కి గూడా జీన్స్ అలో ఉండదు. ఫార్మల్ ఉంటుంది. గర్ల్స్‌కి గూడా ఫార్మల్ ఉంటుంది. అంటే నార్మల్ కుర్తా సెట్, కుర్తాకి రావాలి. కుర్తా లేకుండా ఊరికే టాప్స్ అలాంటివైనా కాలర్ టాప్స్ వేయడం. అలాంటివి ఉంటాయి కానీ లేకపోతే, జీన్స్ ఏసినా జీన్స్ అనీ కనిపియకుండా కొంచెం లాంగ్ టాప్స్ ఎయడము. అట్లా హైడ్ చేయడం జరుగుతది. బాయ్స్‌కి గూడా జీన్స్ అవాయిడ్ చేసి ఫార్మల్ ఎయ్యాలి అంటారు. కానీ కొన్ని కాలేజెస్‌లో ఆహ్, ఏమి ఉండదండి నేను చాలా కాలేజెస్‌లో చూసినా టాప్ యూనివర్సిటీస్‌లో చూడండి మీరు ఆహ్, చాలా వరకూ ఈరోజు ఎక్సామ్ రాయడానికి వెళ్ళిన దగ్గర గూడా నేను, ఆ కాలేజ్‌లో చాలా మంది గర్ల్స్ మొత్తం బ్యాగ్ జీన్స్, లూజ్ జీన్స్, టాంగ్ జీన్స్ అన్ని జీన్స్ ఏసుకొని తిరుగా బామ్స్ ఆ! అన్ని వేసారండి సిలి స్లీవ్‌లెస్లు గూడా ఏసారండి. అంటే కాలేజ్‌లలో గూడా లాబ్స్‌ని బట్టి పిల్లలు డ్రెస్‌లు మారుస్తూ ఉంటారు అనమాట. లాబ్స్ ఉన్నాయనుకో లాబ్‌లో స్ట్రిక్ట్ టీచర్, స్ట్రిక్ట్ సర్ ఉంటేనే డ్రెస్‌లు. నేనైతే అలానే చేసేదాన్ని <chuckles> అండి నా కాలేజ్‌లో హ్మ్.
హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. ఓకె, ఓకె. హ్మ్. క్రాప్ టాప్స్ అన్నీ వేశారు అయితే. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. ఎందుకట్లా? ఎ దానికేమైనా కారణం ఉందా? అంటే ల్యాబ్స్ బట్టి అంటే
ఆ! లాబ్‌లలో లాబ్స్ మార్క్స్ తీయడం జరుగుతాదండి. లాబ్స్ అంటే‌నే <chuckles> డిసిప్లె‌యి‌న్ చేసి ఇంక ఇంటర్నల్‌ని ఆ! అట్లా తీసేస్తారండి. దాని వల్లా ఆహ్, స్లీవ్‌లె‌స్లు గాని అలాంటివి వేయొద్దు అన్నట్టు కొంచెం పద్ధతిగా పోదాం. ఒకటే రోజు వారంలో 2 రోజులు ఉంటుంది లాబ్ అన్నట్టు అలా వెళ్తాం అండి. ఆ విధంగా ఏస్తారు డ్రెస్. కాలేజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ అందరు ఏది ఏస్తే అదే కొందాం అన్నట్టు ఉంటుందండి. ఆ విధంగా గూడా గొంటారు డ్రెస్‌ల <chuckles> విషయంలో అయితే. చాలా డ్రెస్‌ల డిస్కషనే ఎక్కు ఎక్కువ ఉంటుంది అండి. ఆ!
ఓహ్! ఇంటర్నల్ మార్క్స్ అనా! ఓకె, ఓకె. హ్మ్. ఓకె, ఓకె. <giggles> ఓకె. మీరు గూడా అట్లాగై చే మీరు కూడా అట్లాగే చేసేవాళ్ళా అంటున్నా?
నేను, నేను మరి 100% పాటించకపోయేదాన్ని అండి. నా దగ్గర ఉన్న డ్రె‌సుల తోటే వేసుకునేదాన్ని, బట్ బానే షాపింగ్ చేసేదాన్ని నెలకి ఓ 4, 5 జతలు అలా కొనేదాన్ని నేనైతే. బానే కొనేదాన్ని, ఎక్కువ. అంటే రోజు కాల్
హ్మ్. ఓకె, ఓకె. మరి ఇట్లా హ్మ్. చెప్పండి.
రోజు కాలేజ్‌కి ‌ఇస్తాము ఉంటూ ఉంటాం కదండీ, సో కొత్త కొత్తవి ట్రెండ్‌గా వచ్చే స్టైల్స్ అన్ని ఇన్‌స్టాలో ఆడ, ఈడ చూసి ఆర్డర్‌లు పెట్టుడే <giggles> ఆర్డర్‌లు పెట్టుడే అదే ఉంటుంది.
హ్మ్. <giggles> మరి ఆ హెయిర్ స్టైల్, మేకప్ ఇవి కూడా మా మారినాయా చిన్నప్పటి నుంచి?
<giggles> ఆ! నేనైతే మేకప్ ఏమి వేయను నేను నేచురల్‌గా జస్ట్ పౌడరే వేసుకుంటాను. నేను ఏమి వేసుకోనండి నాకు నచ్చదు మేకప్ ఎప్పుడైనా అకేషన్ ఉంటే చెప్పలేము, నేను నా ఎంటైర్ కాలేజ్‌లో మేకప్ కూడా కాదు అది లైట్‌గా ఏదో ఫౌండేషన్ లాంటి నార్మల్‌ ది‌గ్ పెట్టాను అంతే ఒకటేసారి అది కాలేజ్ ఫెస్ట్ అప్పుడు అంతే. నేనేం మేకప్ వేయను నార్మల్‌గా హెయిర్ స్టైల్ అయితే నాది లాంగ్ హెయిర్ సో నేను లీవ్ చేయలేను సో అల్లుకుంటాను ఖచ్చితంగా నేను. లీవ్ చేయడానికి నా వ‌ల్లగా
నేచురల్ బ్యూటీ అంటారా? హ్మ్. ఓకె, ఓకె. హ్మ్. అబ్బా లాంగ్ హెయిర్ ఇప్పుడు ఎవరికి ఉంటుందండి? నిజంగా ఇప్పుడు <giggles> నిజంగా కానీ బాగుంటుంది. ఏహ్! లే! అదే బాగుంటుందండి.
అదే అదే, కానీ నాకు కూడా ఇష్టం లేదండి మెయింటైన్ చేయడం నాకు <giggles> నాకు సెట్ అవ్వదు అంటే నేను సెట్ అవుతది లాంగ్ హెయిర్‌గా మెయింటెనెన్స్ నాకు అస్సలు సరి‌వి సెట్ అవ్వదు. బట్ మా అమ్మ ఉండాలి, ఉండాలి పెళ్లి వరకైనా ఉండాలి, పెళ్లి వరకైనా ఉండాలి.
ఏహ్! ఉంచుకోండి. అసలు లాంగ్ హెయిర్ కోసం ఇప్పుడు ఎంత తవప్పిస్తున్నారో తెలుసా <giggles> జనాలు, మీరు ఉంటే తీసేస్తా అంటారు. వద్దు ఉంచుకోండి. మరి
అదే, అదే. అదే ఉంచుకుంటున్నానండి. <giggles>
హ్మ్. మరి ఇట్లా ఏమన్నా మీ స్టైల్స్‌లో మార్పు వస్తే కుటుంబం కానీ, లేకపోతే మీ బంధువులు గాని, ఇట్లా బాబాయిలు, అమ్మమ్మలు వీళ్ళు ఏమన్నా ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా?
ఖచ్చితంగానండి. అంటే మాది, మాది ఉండేదే రూరల్ ఏరియా మొత్తము. విలేజ్ సైడ్ ఆహ్, పెద్దగా నాలాగా కొంచెం గ్రాడ్యుయేషన్ చదివి ఉండే అమ్మాయిలు గూడా చాలా తక్కువ ఉంటారనమాట. అమ్ అంటే ఆ! నాకైతే లైట్ అనిపిస్తది. ఊరికే ఇట్ల చున్నీ లేకుండా టాపు, లెగ్గిన్ అట్లా యేసుకొని ఉంటే, నాకు లైట్ అనిపిస్తది. వాళ్ళు మాత్రం మా అమ్మమ్మ. మా నాన్నమ్మ అయితే చున్నీ లేనిది, బయటికే రానీయదు. తెచ్చి కప్పుతది గూడా అట్ల. <giggles> ఆ! అట్లా ఏస్తది మా నాన్నమ్మ.
ఓకె. ఓకె. హ్మ్. <chuckles> మరి, మరి ఏం జెప్పారు?
ఏసుకుంటామండి ఇంటికాడ. 1, 2 సార్లు అంటే ఆహ్, మారినంత మాత్రం మారుతారా? వెళ్ళినంత ఎక్కడ చదివినా, ఏం జేసినా, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ స్టైల్ ఇక్కడే ఉండాలి. అక్కడ అక్కడే ఉండాలి అంటారండి. నేను అదే ఫాలో అయితాను ఇంక. ఇంటికాడ వేరే డ్రెస్సులు ఉంటాయి నావి, బయట సిటీలో ఏశేటివి వేరే డ్రెస్సులు ఉంటాయండి. అలా, అలా వస్తూ ఉంటాయి. అంటే ఆ! ఇంటి ఇంటి దగ్గర నిజంగా అండి, ఇంటి దగ్గర ఉండే ఫంక్షన్స్‌కి కూడా ఆ డ్రెస్సులు వేరే టైప్‌వి ఉంటాయి ఇక్కడ కాలేజ్ డేస్‌లో కాలేజ్ దగ్గర ఉండే, ఫంక్షన్ డ్రెస్సులు వేరు ఉంటాయి నావి. అంటే డబల్, డబల్ కొనాలి నేను.
ఏమంటారు మీరు అట్లా జేస్తే? హుహు. ఓహ్! ఓహ్! మంచిగా అక్కడ సమానత్వం ఇచ్చేస్తున్నారు. ఓకె. ఓకె. నైస్ అండి. మరీ మనం వేసుకునే డ్రెస్ ఇందాక మనం అనుకున్నట్టూ, ఆహ్, ద అది మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుందని, ఇప్పుడు చాలామంది సైకాలజిస్ట్‌లే చెప్తున్నారు. <smacks lips> అంటే, మనం వేసుకున్న డ్రెస్ బట్టి మన ఆత్మవిశ్వాసం పెరగడం గాని, ఇట్లాంటివి. అట్లాంటివి ఏమన్నా మీరు పర్సనల్‌గా ఎక్స్పీరియన్స్ చేసారా?
ఆ! అవునండి. అవును. అవును. ఖచ్చితంగా. ఖచ్చితంగా నేను నమ్ముతాను దాన్ని. అంటే మనం వేసుకునే డ్రెస్ అందరిలో ఇప్పుడు నే మన కాలేజ్ నేను అన్నట్టు ఊర్లో వేసుకుంటే, నేను ఆ కంఫర్ట్ ఏ ర జోన్‌లో ఆ కంఫర్ట్ డ్రెస్ వేసుకుంటేనే, నాకు క్లియర్‌గా అవతల బ్ అపోజిట్ పర్సన్‌తో క్లియర్‌గా మాట్లాడగలుగుతాను. ధైర్యంగా మాట్లాడగలుగుతాను. ఏదైనా ఫేస్ జేయ కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు నాకే. మనకు తెల్వకుండానే ఇన్‌బిల్ట్‌లో మనకి వస్తుందండి కాన్ఫిడెన్స్. అలానే కాలేజ్‌లో కూడా, ఇప్పుడు ఇంటి దగ్గర వేసే డ్రెస్సులు ఇక్కడ వేస్తే, అందరిది ఒకలాగా ఉంటుంది. నాది ఒక్కదానిదే ఇలా ఉంటుంది అని, లోలోన మనకు తెల్వకుండానే మన, మన మనసు బాధపడుకుంటూ ఉంటుందండి. దాని వల్లనే నేను చేంజ్ జేసేస్తాను, ఆ డ్రెస్సునయితే. ఆహ్, కొంచెం మరీ ఓవర్ ఫ్యాషన్ గాకుండా, ఏది ఎక్కడ వేయాలో తెలి‌శుం‌టే చాలు, అని నా ఆ! నార్మల్ న ఆ! అంతేనండి నార్మల్ ఆహ్, ఒక ఫ్లోలో ఎళ్ళిపోతే చాలు, డ్రెసింగ్ విషయం అని, నేను అంటానండి. డ్రెసింగ్
కాన్ఫిడెన్స్ వస్తది. ఓకె. ఓకె. ఓకె. హ్మ్. ఓవర్ ఫ్యాషన్ గాదు, అండర్ ఫ్యాషన్ గాదు, అంటారు. అంతేనా? ఓహ్! నైస్. ఎలాంటిది ఇష్టం మీకు? అంటే కొంత కలర్స్ కూడా, లైట్ కలర్స్ కొంతమంది ఇష్టపడతారు డార్క్.
ఆ! ఆ! నేను లైట్ కలర్స్ ఎక్కువ వేస్తానండి నేను. లైట్ కలర్స్ ఎక్కువ వేస్తా. లైట్ గ్రీన్, లైట్ బేబీ పింక్, లైట్ వైలెట్లలో కొన్ని ఆహ్, ఫేస్ అలాంటివి ఎక్కువ ల్ మరి డార్క్ వెయ్యనండి. కొంచెం నాది ఫేర్ స్కిన్నే కాబట్టి, ఏ కలర్ అయినా సూట్ అయితది అని, కొంటాను. కొన్నిసార్లు కూడా డార్క్ బ్లూ కొంటాను. బ్లాక్ అంటే పిచ్చి. బ్లాక్ ఫుల్లు కొంటు ఆ! అవునండి.
ఎ ఎలా ఎలాంటివి? ఓకె. ఓకె. పేస్టల్ కలర్స్. <chuckles> డార్క్ బ్లూ గూడా బావుం‌టుంది. మీరు ఇప్పుడు ఫెయిర్‌గా ఉన్నప్పుడు, అది చక్కగా రిఫ్లెక్ట్ చేస్తుంది, నిజంగానే. కొన్ని కొన్ని కలర్స్
హ్మ్. బ్లూ గూడా కొంటాను. అది బ్లాక్ అయితే నాకు చాలా ఇష్టం. బ్లాక్ డ్రెస్సులు అయితే ఫుల్లు కొంటాను నేనైతే. ఎన్ని బ్లాక్ కొంటావు అని, ఊరికే తిడతా, ఇంట్లో అవునండి ఇంట్లో మా అమ్మ ఎయ్యనీయదు. నేను ఇంటికాడ ఎయ్యను. కాలేజ్‌లో ఇక్కడ సిటీలో వేసేస్తా. <chuckles> ఆ! ఆ! అవునండి ఇక్కడే వేస్కుంటా. ఇంటి దగ్గరెయ్యను.
కానీ ఇంట్లో ఒప్పుకుంటారా? కొంతమంది వద్దంటారు గదా! బ్లాక్. ఓహ్! మర్చిపోయా, మర్చిపోయా. మీరు చెప్పారు గదా! ఎక్కడిదక్కడ వేస్తానని యాహ్! యాహ్! చాలా బా చెప్పారు. నిజంగా చాలా బా చెప్పారండి. అంటే మీ స్టైల్ ఆహ్, చిన్నప్పటి నుంచి గానీ అంటే ఎ వెళ్ళిన ప్లేస్‌కి తగ్గట్టు, మీరు ఎలా ఎసుకుంటారు? అనేది చాలా క్లియర్‌గా చెప్పారు. నిజంగా మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.